మనం చూసుకున్నట్టయితే తెలుగు భాష అనేది యాహ్! మన అందరికీ కూడా చాలా ఇష్టమైన భాష. అలాంటి భాష మీకు ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చింది? అది మీపై ఎంత ప్రభావం చూపింది చెప్తారా?
తెలుగు భాష అనేది ఒక తియ్యనైన భాష అండి. ఇప్పుడు మనము అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రతి 500 మీటర్లకి ఎవరో ఒక తెలుగువాడికి మనకు దొరుకుతూనే ఉంటాడు. ఏ రాష్ట్రానికెళ్ళినా ఏ దేశానికెళ్ళినా ఎక్కడో అక్కడ ఒక ఒక తెలుగువాడు ఉండకుండా ఉండడు ప్రతి దాంట్లో.
అవును. హ్మ్. ఖచ్చితంగా.
అవునండి. అది చాలా మనకి గుర్తింపు అసలా, ఒక ఫారినర్ వచ్చి తెలుగు భాషను చూసి బ్రిటిష్ ఎరాలో ఉన్నప్పుడు ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్ అని పొగిడారంటే మన భాష కంటే ఇప్పుడు ఇండియాలో ఇన్ని భాషలున్నాయి. ఏ భాషకైనా అలాంటి గుర్తింపొచ్చిందా? లేదు.
ఆహా! అవును. లేదు. ఎక్కడికెళ్ళినా సరే తెలుగువాడైతే ఉంటాడు అంటారు.
అవునండి. ఇప్పుడు తెలుగు భాష అనేది చాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరిగి, మొత్తం మన దేశం మొత్తం ఏ భాష వైపు తిరిగి చూస్తున్నారంటే తెలుగనే చెప్పాలి.
అవును. అంటే 'దేశ భాషలందు తెలుగు లెస్స'.
అవునండి. నిజంగానే.
అలాగే, ఇది మీపై ప్రభావాన్ని, అంటే మీ గుర్తింపు పై ప్రభావాన్ని ఎంతవరకు చూపింది?
అంటే నా గుర్తింపుపై ప్రభావం అనంటే, నేను తెలుగు భాషని చాలా గౌరవిస్తానండి. ఆహ్, అంటే ఎంతవరకంటే ఇప్పుడు ఇది అతిశయోక్తి అనిపించొచ్చు వేరే ప్రాంతం వాళ్ళకి. కానీ తెలుగు మా క హైదరాబాద్‌లొ, అంటే తెలుగు మా చదవడం చాలా తక్కువ స్టూడెంట్స్ కానీ, స్కూల్స్‌లో కానీ. ఎందుకు, ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏ ఎక్కడైనా, ఏ స్టేట్‌లో అయినా వాళ్ళ ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ ఉంటుంది.
హ్మ్. ఓహో! అవును. హ్మ్.
కన్నడ వాళ్ళకి కర్ణాటక, మన తమిళ్ వాళ్ళకి ఆహ్, తమిళ్, మరాఠీ వాళ్ళకి మరాఠీ, బంగ్లాదేశ్ వాళ్ళకంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఆహ్, బంగ్లా ఉంటుంది.
అవునవును. హ్మ్. అవును.
అయితే, కానీ మనకి తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ.
అవునవును. అ!
అది చాలా ప్రాబ్లమ్ అనమాట. నన్ను నేను ఫర్స్ట్ నాస్ ఆహ్, సిక్స్‌థ క్లాస్ సెవెంత్ క్లాస్ వరకు స్కూలింగ్ అంతా నేను ఆంధ్రప్రదేశ్‌లొ చేసొఛా ఫర్స్ట్ లాంగ్వేజ్ తెలుగు. అప్పటినుంచి తెలుగు అంటే చాలా మక్కువ. పద్యాలు కాని సామెతలు గాని చాలా ఇష్టం అనమాట.
హా! ఓహ్! ఓహ్! ఓకె. హ్మ్.
దానివల్ల తెలుగంటే చాలా ఇష్టము. ఆహ్, దాని తర్వాత ఇక్కడికి సిటీకొచ్చేసామనమాట మేము. మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఇక్కడికొచ్చేస్తే ఇక్కడ ఫర్స్ట్ లాంగ్వేజ్ హిందీ అన్నారు.
ఓహో! ఓహో!
అక్కడ నాకు హిందీలో ఆ భయ్యా తోడ ప్యాజ్ దాలొ తప్ప ఇంకేమి రాదు నాకు అసలు. అయితే అలాంటి సిట్యుయేషన్‌లొ ఉన్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీలో ఇప్పుడు ఫర్స్ట్ లాంగ్వేజ్ తెలుగు అంటే మనకు ఎలా ఉంటాయి సందులు, సమాసాలు, వ్యాకరణాలు, పెద్ద, పెద్ద పద్యాలు, ఇయన్నీ ఉంటాయి కదా! ఇయన్నీ చూసేసరికి నాకు బుర్ర బ్లాంక్ అసల.
<laughs> ఆహా! హ్మ్. అవును. అవునవును. ఆ!
ఏం తెలియలేదు. అసల.
అప్పుడు ఏం చెప్పారు మీరు?
ఫస్ట్, ఫస్ట్ ఒక స యూనిట్ ఇ టెస్ట్ వరకు ఆహ్, నేను ఫర్స్ట్ లాంగ్వేజ్ హిందీలోనే ఉన్నాను. అసలు ఆయన ఏం చెప్తున్నాడో ఆయన చెప్తుంటే నాకు నిద్ర తప్ప ఎందుకంటే భాష అనేది కనీసం అర్థమైతే ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ వస్తది.
ఆహా! అవును.
ఫుల్ ఇంకా నిద్ర ఇట్లా, ఇట్లా తూలిపోతున్నాను. ఆయన క్లాస్ మొత్తం అసలు, ఒక్క ముక్క అర్థమైతే ఆయన చెప్పిన క్లాస్‌లో, అసలు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. <chuckles> ఒక ముక్క కూడా అర్థం కాలేదు నాకు. ఎగ్జామ్ ఏం రాసానో? అసల. అందు ఆ ఎగ్జామ్ పేపర్ తీస్తే బూతులే ఉంటాయి, సగం వరకు.
హ్మ్. <laughs> ఓహ్! <chuckles> ఓకే. ఇప్పుడు, మీరు ఆంధ్రాలో ఉన్నాను అన్నారు కదా! ఆ సమయంలో, ఎప్పుడైనా మీ ఇలా తెలుగుని ఉ ఉపయోగించి, భాషని ఇలా పబ్లిక్ స్పీకింగ్ కానీ, లేకపోతే ఏదైనా కాంపోజిషన్ రాయడం గానీ, ఇలాంటి పోటీల్లో, పోటీల్లో ఎప్పుడైనా పాల్గొన్నారా? ఏమన్నా ప్రైజ్‌లు గెలుచుకున్నారా?
అవునండి. ఆ! చాలా చేస్తుంటండి. ఆ! వ్యాస రచన అప్పుడు, పో పార్టిసిపేట్ చేస్తారండి. ఆహ్, యాంకరింగ్ అప్పుడు కానీ, తెలుగులో మామూలుగా థాట్ ఆఫ్ ది డే న్యూస్ పేపర్ ఇవన్నీ చదివిపిస్తారు కదా! స్కూల్‌లో ఇయన్ని చెప్పేదాన్ని. అంటే, మాకు స్కూల్‌లో ఎట్లా ఉండేదంటే, 1 డే ఇంగ్లీష్, 1 డే హిందీ, 1 డే తెలుగు. మళ్ళీ 1 డే ఇంగ్లీష్, 1 డే హిందీ, 1 డే తెలుగు. ఇప్పుడు
హ్మ్. అవును. ఓహో! అంటే, అన్ని భాషలకి న్యాయం చేసేవారన్నమాట.
ఆ! మా స్కూల్‌లో అట్లా ఆహ్, ఉండేదన్నమాట. స్ట్రిక్ట్‌గా మొత్తం ఇంగ్లీషే అన్నట్టు ఉండేది కాదు. మండే రోజు మొత్తం అందరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి.
హ్మ్.
ఆ! మళ్ళీ ట్యూస్‌డే రోజు హిందీలో మాట్లాడాలి.
అవును.
అంటే, అద్ అందులో హిందీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మాకు. కానీ, నాకంతగా ఉండేది ఇ ఇస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అది ఎందుకంటే, మాకు థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉండేది.
అవును. అవునవును.
హిందీ అంటే సీనియర్ అక్క వాళ్ళు, వాళ్ళు మాట్లాడేవారు. కానీ, మేము కొంచెం అప్పుడు మాకు ఇంగ్లీష్‌లోనే కొంచెం కొంచెంగా మాట్లాడేవాళ్ళము. కానీ, ఇంకో
హ్మ్. అంటే మీకు ఈ తెలుగులో ఇలా మీరు పోటీల్లో పాల్గొనడం, ఇవన్నీ చేయడం వల్ల గుర్తింపయితే వచ్చిందంటారా?
ఆ! వచ్చిందండి చాలా వరకు. నేను ఇప్పటికి కూడా బోలెడు సామెతలు చెప్తాననమాట సిట్యుయేషన్‌కి తగ్గట్టు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా షాకవుతారసల. సామెతలన్నీ విని. కొన్ని, కొన్ని వర్డ్స్ ఉంటాయి. "నేను ఇందులో చాలా ఆహ్ నిష్ణాతురాల్ని అవ్వాలి" అనంటాను. వాళ్ళకర్థం కాదు ఇకడున్న మా ఫ్రెండ్స్‌కి. "నిష్ణాతురాలా! నిష్ణాతురాలు అంటే ఏంటి?" అనడుగుతారు. చాలా ప్రొఫిషియంట్ అవ్వాలి అని చెప్తాను మళ్ళీ వాళ్ళకి. అలాగే చాలా. మీరు అడిగితే మీకు తెలియంది ఏ వ ఇంగ్లీష్ వర్డ్ కింద దానికి తెలుగు వర్డ్ మాక్సిమం నేను చెప్తాను.
హ్మ్. ఓహో! హ్మ్. ఆహా! ఆ! <laughs> ఆ! ఓహోహో! ఓహ్! అయితే మీకు తెలుగు చాలా బా వచ్చు.
చాలా బాగా వచ్చు.
అంటే మీరు ఈ భాషా జ్ఞానాన్ని ఎలా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి?
ఆ! చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఒకటి కొన్ని ఏంటంటే నాకు సామెతలు పెద్ద, పెద్ద వాళ్ళు వాడే సామెతలు కూడా తెలుసు. ఎలాగంటే చిన్నప్పుడు కాపీ రైటింగ్ బుక్స్ ఉండేవి.
హ్మ్. అవును.
ఆ కాపీ రైటింగ్ బుక్స్‌లొ తెలుగు కాపీ రైటింగ్ బుక్స్ కూడా ఉండేవి. మనము అక్షరాలు నేర్చుకోవడం కోసము తెచ్చేవారు. అది ఏంటంటే ఆహ్, నాకు సామెతలు ఉండేవి. ఆ సామెతలని తెలుగు కాపీ రైటింగ్ రాయాలనమాట. అక్కడ ఎన్ని ఎన్ని బుక్స్ రాశనంటే నా రైటింగ్ అస్సలు బావుండేది కాదు. కాబట్టి చాలా బుక్స్ మా ఇంట్లో ఉండేవన్నమాట. అయన్నీ రాసి ఇప్పుడు ఎట్లా అంటే మొక్కై వంగనిదే మానై వ్రంగున. ఆదినిష్టు ఆహ్, ఆహ్, ఆది నిష్ఠురం కాదు అంత నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు. ఆలస్యం అమృతం విషయం. ఇట్లా బోలెడు సామెతలన్నమాట.
హుహు. ఓహో! హ్మ్. అవును. అవును. ఆ! ఇప్పుడు మీరు భాష ఇంత బాగా నేర్చుకున్నారు గదా! మీరు ఎప్పుడైనా రచనలకి రాయడానికి ప్రయత్నించారా?
చెప్పేటందుకే శ్రీరంగ నీతులు. అవునండి. ఆ! ప్రయత్నించానండి. అంటే అది ఇంకా పబ్లిష్ చేయలేదు కానీ రచనలైతే రాస్తాను. చిన్న, చిన్న కవితలు కానీ ఆహ్, చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద నవలలు కాకుండా ఒక రెండు పేజీల్లో ఒక స్టోరీ కాని.
ఓహో! అవును.
అట్లాంటివి రాస్తూ
ఏదైనా మా కోసం చిన్న కథ గాని, లేకపోతే ఏ కవిత గాని చెప్తారా? మీరు రాసింది.
హ్మ్. కవితలంటే అంత <chuckles> బా బాగుండవండి. అంత ప్రాస కుదరదేమో. కథ అయితే
పర్వాలేదు. ఒక్క లైన్ అయినా చెప్పండి.
ఆ! ఒద్దులేండి. <chuckles> బాగోదు.
<laughs> సరే.
అవి అంటే కొంచెం ఎమోషనల్‌గా అట్లా అట్లా రాసేస్తాననమాట. అవెందు ఎవరికీ చూపించను, జస్ట్ నా వరకే రాసుకొని దాచుకుంటాను. ఎక్కడ కూడా రాయనన్నమాట. కథలైతే కొన్ని కొన్ని రాస్తాను బాగా మంచి కథలు. అంటే, 'పంజరంలో చిలక' అనే ఒక స్టోరీ రాసాననమాట. అంటే అదేంటంటే, ఒక అమ్మాయి లైఫూ మొత్తం లైఫ్ అంతా రిస్ట్రిక్షన్సే ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతది. ఒక చిన్న ఫ్రీడమ్ కూడా ఒక తప్పటడుగు వేసేలా ఎలా చేస్తది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఇవ్వ ఇప్పుడు పక్షికి చిన్నగా అప్పటి వరకు పంజరంలో ఉన్న పక్షి చిన్నప్పటినుంచి పంజరంలో పెట్టేసిన పక్షి స్టోరీ అంటే రిజెంబ్లెన్స్‌గా రె రెండు నడుస్తూ ఉంటాయన్నమాట. ఆహ్, ఆ స్టోరీ ఏంటంటే ఆ పక్షిని వదలంగానే ఏమవుతుందంటే అప్పటి వరకు ఎగరలేదు. ఎప్పుడు పంజరంలోనే ఉంది. "సడెన్‌గా రెక్కలొచ్చాయి, "నువ్వెగురు" అనేసరికి తప్పు దారిలో ఎళ్ళిపోద్ది, ఎగరడం రాక. అప్పుడు ఏ పిల్లికి పిల్లి నోట్లోనో లేకపోతే ఏ కుక్క నోట్లోనో పడి చచ్చిపోతది.
ఓహొహొ! హ్మ్. ఓహో! ఆ! అవును. హ్మ్. ఓహో! హ్మ్. ఓహో! ఓహ్!
అలాగా ఎప్పుడైతే అమ్మాయికప్పటి వరకు రెస్ట్రిక్షన్ ఇచ్చి ఆహ్, లైట్‌గా ఫ్రీడమ్ ఒచ్చిన సరే రాంగ్, రాంగ్ డైరెక్షన్‌లోకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ఫ్రీడమ్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా చెప్పలేదు వాళ్ళు.
అవును. చాలా ఎక్కువ అవకాశం ఉంటది, వేరే దారిలో వెళ్ళడానికి.
అవును. అవును. ఇప్పుడు అదే అది ఏంటంటే సిట్యుయేషన్ ఆ అమ్మాయి అప్పుడే జాబ్ పర్‌పస్‌గా సిటీకొస్తది. సిటీకొచ్చిన తర్వాత ఇక్కడంతా కల్చర్ చూసి ఆహ్, ఆమెట్లా రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు అన్ని రెస్ట్రిక్ట్ అన్ని డెసిషన్స్ వాళ్ళ పేరెంట్సే తీసుకొని ఆమెనెక్కడ ఉండనీయరనమాట. అలాగ పంజరంలో చిలక అని చెప్పి ఒక స్టోరీ రాసాను.
అవును. బావుందండి మీ కథ.
అవునండి.
అంటే చాలా బాగా డెప్త్‌గా ఉంది.
అవును. ఇలాంటి స్టోరీస్ రాస్తూ ఉంటాననమాట. అంటే అది ఎందుకు అంతగా అంటే ఫస్ట్ భాషా పరిజ్ఞానం ఉండాలండి ఎవరికైనా.
అలా అవును. ఏదైనా రచించాలంటే ముందు ఎంత జ్ఞానం ఉండాలండి ఆ భాషలో చాలా ఎక్కువుండాలి.
అవును. అంటే ఎలా అంటే ఆహ్, చెప్పాలంటే నేను ఎక్కువ ఇలా ఇంత మంచి వొకాబ్యులరీ నేర్చుకున్నానంటే, మనకి ఈనాడులో పదజాలం అని పదవినోదం అని ఒకటొస్తది కదా! సండే బుక్స్‌లో. అహా! సుడోకు కాదిది క్రాస్‌వర్డ్స్ లాంటిది.
అవునవును. సుడోకు లాంటివి. హ్మ్. అవును. అదే. హ్మ్.
అది ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో ఏంటంటే, చాలా పదాలు ఒక పదానికి 100 ఆహ్, అర్థాలు మనకు తెలుస్తాయి. 100 పర్యాయ పదాలు, 100 నానా అర్థాలు తెలుస్తాయనమాట. అవి చాలా ఉపయోగపడతాయనమాట. మనకి ఆహ్, రచనలు రాయటానికి కానీ, అవి నేర్చుకుంటే ఆలోచన విధానం, తెలుగు భాష గొప్పతనం అన్నీ కూడా తెలుస్తాయనామాట.
అవును. హ్మ్. ఓహ్! ఇప్పుడు మనం చూసుకున్నటయితే, ఇప్పుడు మన తెలుగులోనే, చాలా యాసలు ఉన్నాయి. అంటే, ఒక్కో ప్రాంతానికి ఒక్కో యాస ఉంది. ఇప్పుడు తూర్పు గోదావరి వెళ్ళామంటే, తెలుగు వేరేలా ఉంటది, అలాగే రాయలసీమ వెళ్లారంటే, తెలుగు వేరేలా ఉంటది. ఇలాగే, మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అంటే, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత, ఆ యాస మీ మీరు మాట్లాడే, వేరే భాష మీద ఏమన్నా ప్రభావం చూపిందా?
అవునండి. అవును. అవునండి. <exhales> ప్రవాహం అంటే, కొంచెం చూపుతదండి. అంటే ఇప్పుడు, మనము స్కూల్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు, ఎంత అంటే నేను, ఇంట్లో ఎంత స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతానో, అంటే ఇప్పుడు ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ పదాలు కలిసిపోతాయనమాట. మాట్లాడే దాని విధంలో. ఎందుకంటే, దానికి మెయిన్ కారణం మా మేనేజర్ అండి. ఆయన, చెన్నై నుంచి అనమాట. ఆయన ఇంగ్లీష్ వొకబ్యూలరీ అసలు చాలా బావుంటది. ఎట్లా అంటే, అసలా అంటే ఆయన ఇది యాక్సెంట్‌తో మాట్లాడరు. నార్మల్ ఇండియన్ యాక్సెంట్‌తోనే మాట్లాడతారు. ఆయన వొకబ్యూలరీ ఆయన భాష, వాడే విధానం గానీ, ఆయన పదజాలం గానీ, చాలా బావుంటదనమాట. ఆయన్ని ఇమిటేట్ చేస్తూ అంటే నేను ఆయన దగ్గర నుంచి వొకబ్యూలరీ నేర్చుకోవాలి అని చెప్పి, ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, ఇమిటేట్ చేస్తూ, నాకు ఇప్పుడు తెలుగులో కూడా, కొన్ని ఇంగ్లీష్ పదాలు కలిసిపోతాయి. దానికి తెలుగు మీన్ తెలుగు పదం కూడా, నాకు తెలుసు. కానీ, ఆయనని ఇమిటేట్ చేసి వొకబ్యూలరీ ఎక్కువ ఇంగ్లీష్ వొకబ్యూలరీ నేర్చుకోవాలనేసరికి, అలాగా కొంచెం ఆహ్, ఇంగ్లీష్ పదాలు కలవడం మొదలుపెట్టీనీయనమాట.
హ్మ్. అవును. హ్మ్. హుహు. ఓహో! ఓహో! హ్మ్. హ్మ్. మీకు అంటే ఎక్కువ తెలుగంటే ఇష్టమా? లేదా ఇంగ్లీష్ అంటే ఇష్టమా?
తెలుగేనండి. ఎంతైనా ఎన్నొచ్చినా సరే అమ్మ, అమ్మే కదా...
తెలుగు. అవును. <chuckles>
అంతే. ఎంతమందొచ్చి మనకి భోజనం పెట్టిన నానమ్మలు, అమ్మమ్మలు, అత్తలు అమ్మ అమ్మే. అమ్మ అమ్మ పెడితేనే ఆనందం ఒస్తది.
హ్మ్. అంటే మీరు ఈ భాషలో, ఇంకా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? అలా ప్రయత్నిస్తే గనక, ఎలాంటి ఏ విధంగా ప్రయత్నం చేయాలనుకుంటున్నారు?
నేనా! మంచి రచనలు రాద్దాం అనుకుంటున్నానండి ఇప్పుడు మీకు చెప్పినట్టు. ఒక మంచి నవల. పెద్ద నవలే రాయాలి అంటే, ఇప్పుడు నేను రాసే స్టోరీలు మాక్సిమం 3 పేజెసుంటాయి. 3-4 పేజెసుంటాయి. అంతటితో ఆగిపోతాయి. అలా కాకుండా ఒక 300ల, 400ల పేజీల పుస్తకం. కనీసం ఒక 200ల పేజీల పుస్తకం అయినా రాయాలి. ఎప్పటికైనా.
ఓహో! రాసి ప్రచురించా ప్రచురించాలనుందా అండి?
ఆ! ప్రచురించాలని ఉందండి. రాసుకునేది ఎందుకండి? ప్రచురించడానికే కదా! అలా రాసిందే నేను చాలా పుస్తకాలు చదువుతానంట. చాలా లిటరలీ తెలుగులో నేను 50 పుస్తకాల దాకా చదివాను. ఇ ఆ! ఆహ్, మన ఆయన పేరేంటి, 'యండమూరి వీరేంద్రనాథ్‌గారి' ఆహ్, రచనలు గాని, ఆహ్, ఆహ్, 'యద్దనపూడి సులోచనారాణిగారి' రచనలు. ఇప్పుడు కొత్త, కొత్తగా మనకి ఎద్ రవి మంత్రిగారి 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా బుక్స్, బుక్స్ తెలుగు బుక్స్ సజెషన్స్ అయితే బోల్డున్నాయి నా దగ్గర.
ఆహా! హ్మ్. ఓహో! అవునవును. ఆహా! హ్మ్. 'రవి మంత్రి‌గారంటే' యూట్యూబ్ స్టార్ ఆయనేనా అండి?
ఆయ్ ఆ! ఆయన ఆయన 2 పుస్తకాలు రాసారండి. ఒక పుస్తకం నేను ఇంకా కొనలేదు. అంటే, ఎప్పుడు కొన్నా నా దగ్గర ఉన్న పుస్తకాలు వ్కంప్లీట్ చేసిన తర్వాత కొందామని. ఏంటంటే 'ధీర సమీర గంగాతీర' అని చెప్పి ఇంకొక పుస్తకం కూడా రాశారు. ఇంకా 'అమ్మ డైరీలో కొన్ని పేజీలని' ఒక పుస్తకం. అది చాలా ఆడపిల్లలు అందరూ చదవాల్సిన పుస్తకం అసల. ఇంట్లో ఆహ్, చాలా మంచి పుస్తకం అది.
ఓహో! ఓహ్! ఓకే. ఓహో! హ్మ్. అయితే, మీరు ఇన్ని పుస్తకాలు చదివారు కదా! మీకు ఆహ్, ఏ పుస్తకంలో భాష అనేది చాలా బాగా నచ్చింది?
ప్రతి పుస్తకంలోనండి. ప్రతి పుస్తకంలో ఇప్పుడు మనం ఆహ్, చాలా మంచి భాష వాడతారు. కానీ, ఏంటంటే ఇప్పుడు 'యండమూరి వీరేంద్రనాథ్‌గారు' ఎక్కువ ఆహ్, ఓల్డ్ రైటరనమాట. ఆయన పదజాలం ఎ ఎలా ఉంటుందంటే కొంచెము అర్థం చేసుకోడానికి కానీ, అది కొంచెం పాత తెలుగు అంటే ఇప్పుడు 1990స్‌లో మాట్లాడే తెలుగు.
హ్మ్. అవునవును. అంటే, కొంచెం గ్రాంథికం కలుస్తదంటారా?
ఆ! లైట్‌గా మరీ ఎక్కువ ఉండదు గ్రాంథికం. ఆయన చాలా ఆహ్, ఓపెన్ మైండెడ్ రైటరనమాట. ఆ కాలంలోనే చాలా ఆహ్, ఓపెన్ మైండెడ్‌గా రాస్తారు చాలా విషయాలు. బ్రాడ్‌గా ఆలోచించి. ఆయన రచనలు బావుంటాయి. కానీ, కొంచెం భాష గ్రాంథికంగా ఉంటుంది. ఇప్పటి కాలం రైటర్స్ అందరూ బాగా అంటే, కొంచెం మనకి అర్థమయ్యే విధంగా మనకు కనెక్ట్ అయ్యే విధంగా రాస్తున్నారు తెలుగు కూడా.
హుహు. ఆ! అవును. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన రచయితలు ఎవరు నచ్చారండి మీకు?
'కవన్మలి' గారని ఒక రచయిత ఉంటారండి. ఆ రచనలు బావుంటాయి. ఆయన మైథాలజీ అట్లాంటివి రాస్తూ ఉంటారు. అంటే మైథలాజికల్ థ్రిల్లర్స్ ఫిక్షన్‌లె. ఇవి రాస్తూ ఉంటారు. ఆయన నచ్చుతారు. ఇంకొకటి ఏంటంటే 'భవ్య శర్మ' గారని ఒక ఆవిడ ఆహ్, 'ద లాస్ట్ మెలోడీస్' అని రాశారనమాట. అది చాలా బావుంటది బుక్. అది కూడా మంచిగా ఒక ఆ ఆడపిల్ల చదవాల్సిన పుస్తకం అంటే లైఫ్‌లొ క్లారిటీ కోసం.
ఓహో! హుహు. ఓహో! ఓహో! ఓహ్! ఓకె. హ్మ్.
ఎక్స్పెక్టేషన్స్ లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇయన్నీ ఉంటాయి. ఇంకా 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' కూడా బాగా మంచి చదవాల్సిన పుస్తకం అనమాట. మంచి ఎమోషన్ ఉంటుంది. ఆహ్, ఇంకా ఇంకా అంటే ఆహ్, 'సీత రాసిన రామాయణం అని చెప్పి ఆహ్, ఉంటుంది. ఒక మూ ఒకా మూవీ కాదు అది బుక్కు. అది కృష్ణం అంటే లైట్‌గా అంటే సీతారామం వైబ్స్ ఒస్తాయి. కానీ అసలు విషయం ఎంటంటే వైబ్స్ అట్లా ఉంటాయి. అది కాకుండా అయోధ్య చేరిన కృష్ణుడు అని ఒక అబ్బాయి యాంబిషియస్ లైఫ్ గురించి ఉంటదనమాట.
అవును. హ్మ్. ఓహో! ఓహో! ఓహ్! ఓహ్! చాలా బాగా చెప్పుకొచ్చారండి. అసలు భాష మీకు ఎంత ముఖ్యం అనేది అలాగే మీ రచనలకి ఎలా చేస్తున్నారు భాషని అనేది చాలా బాగా చెప్పుకొచ్చారు. మళ్ళీ తప్పకుండా కలుద్దాం.
యాహ్! అది కూడా. తప్పకుండా అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.